మనకి పగలు ఎలాగో రాత్రి గూడా అలాగే గ‌దండీ. అంటే మనం పగలున్నా రొటీన్ అయితేనే గనక నార్మల్‌గానే ఉంటుంది. సో రాత్రికి ముందు అంటే మనం రాత్రి పడుకునేటప్పుడు గా‌నివ్వండి కొన్ని రొ‌టీన్స్ అయితే ఉంటాయనమాట. సో మీరు రాత్రి అయినప్పుడు ఎటువంటి రొ‌టీన్స్ అనేవి పాటిస్తారు ఎక్కువుగా?
అవును. అవును. హ్మ్. ఖచ్చితంగా అండి. అంటే మీరన్నట్లూ మనకు మనం చేసే ఒక పని టైమ్ అంటే ఉదయమే గాకుండా మనం నిద్రపోయే ముందు గూడా మనం అంతే మనం చెయ్యాల్సిన రొటీన్ వర్క్స్ అనేటివి ఉంటాయి. ఇప్పుడూ నేనే వ్యక్తిగ‌తంగా నా జీవితంలో జెప్పాలంటే ఆహ్, ఉదయం ఎలా అయితే లేచీ రెడీలయ్యి తర్వాత ట వర్క్ కాలేజ్ అయితే కాలేజీలు ఆఫీస్ అంటే ఆఫీస్ ఇలాగా వెళ్తూ వస్తూ మళ్ళీ ఇంకా ఒకా 12 గంటల సమయం. అంటే ఒక ప్రొడక్టివిటీ అవర్స్ అన్నట్లు అంటారు. అంటే మనం చెయ్యాల్సినా పని ఖచ్చితంగా చేసుకొని ఇంటికొచ్చేసి తర్వాత ఇంట్లో మళ్ళీ రాత్రి నిద్రపోయి ఇలా కంటిన్యూస్‍గా మనకు ఒక వారంలో సోమవారం నుండి శనివారం దాకా జరగద్ది. తర్వాత ఒక్క ఒక్క ఆదివారమనేదీ మళ్ళీ మనం ప్రశాంతంగా ఒక్కరవ రెస్ట్ తీసుకున్నట్టు లేదా
హ్మ్. అవును. అవును. హ్మ్. చెప్పండి. అవును. హ్మ్. హ్మ్. అవును. కొంచెం హ్మ్. నిజంగానే. అయినా సరే మీరు ఇక్కడ జూస్తున్నట్ట‌యితే ఆదివారం గూడా గాదండి. శనివారం నైట్ నుంచీ మనకీ ఆదివారం సాయంత్రం వరకు ప్రశాంతంగా ఉండిద్ది. మళ్ళీ నెక్స్ట్ డే ఆఫీస్‌కెళ్ళాలని ఒక థాట్ ఉంటది గదా! మైండ్‌లో.
అవును. అది క‌రక్టే. కరక్టే. ఇది <giggles> గూడా కరక్టే. <laughs>
హ్మ్. అవును. కదా! సో ఇట్లే చెప్పాలనమాట. ఆహ్, సా సాటర్డే సా ఈవి‌నింగ్ నుంచి మళ్ళీ సండే <chuckles> ఆఫ్టర్‌నూన్ వరకు అని జెప్పేసి చెప్పండి. ఈసారి ఎవరికి చెప్పినా.
ఆ! నిజమే. నిజే ఆ! కరెక్ట్. అంటే ఇదీ నేను నా వ్యక్తిగ‌తంగా గదండి. నేనూ మాగ్సిమం అంటే ఒకప్పుడు కాలేజ్‌లో ఉన్నంత వరకు ఇలాగే జే‌సుకుంటూ వచ్చాను. తర్వాత జాబ్ ఒచ్చాకా నా జాబ్ అనేది నాకు రొటేషనల్ షిఫ్ట్‌గా ఉండేది. కొన్ని సందర్భాల్లో ఉదయం పనికెళ్తే కొన్ని సందర్భాల్లో రాత్రి పనికెళ్తా ఉంటాను. సో నేనెందు
ఓకే. ఓకే. హ్మ్. ఆహా! ఓకే. ఓకే. మ మరీ రాత్రి ఇట్లా పనన్నప్పుడు చాలా ఇబ్బంది ఉంటుంది గదా! మరి ఎట్లా అండి ఇది? మీకు ఎప్పుడూ ఇబ్బంది అనిపిచ్చలేదా?
అదే అండి. నాకు అసలు 3 షిఫ్ట్‌లు నన్ను ఏదో, పట్టి పిండేస్తున్న రకంగా అనిపిస్తుంటది నాకు. నాకు ఎప్పుడు ఉదయం, ఎప్పుడు రాత్రి, ఎప్పుడు మధ్యాహ్నం అవుతుందో కూడా అర్థం కాదు కొన్ని సందర్భాల్లో. నేను ఈ యొక్క ఆదివారం వీకెండ్ అన్నాను కదా! అది ఎందుకు అలా అన్నానంటే నాకు, నాకు మళ్ళీ సోమవారం ఆహ్, నైట్ షిఫ్టు సో, నేను మీరన్నట్లు ఉదయం లే ఉదయం లేచే వాళ్ళకి, ఆ సాయంత్రం నిద్రపోతారు. నాకు రాత్రి కదా! నేను మళ్ళీ మేలుకొనే ఉంటాను. నా పనులు నేను ఏదో ఒకటి సినిమాలు చూసుకోవడం, సినిమాలకెళ్ళడం నైటూ సెకండ్ షోస్‌కి ఇలాగ అలా చేసుకుంటూ అలా ఉంటుంటాను. అంటే
అబ్బో! అయ్యో! హ్మ్. అవును. ఓహ్! ఓకె. నిజంగానే! అవును. అవును. ఓకె. ఓకె. నిజంగానే అయితే చెప్పొచ్చులేండి. ఆదివారం మొత్తం కంప్లీట్‌గా వచ్చేసిద్ది రెస్ట్ డేలోకి.
హ్మ్. నాకు కంఫర్టబుల్‌గా ఏందంటే ఆహ్, ఒకా నేను ఎక్కువగా సినిమాలకు పోతూ అలా ఉంటాను కాబట్టి, నేను అలా ఎంజాయ్ చేస్తు ఉంటాను. నా వీకెండ్స్‌ని అలాగా.
హ్మ్. చెప్పండి. చెప్పండి. ఓకె. ఓకె. హ్మ్.
సో, ఇప్పుడు రొటీన్ ప్రకారంగా వస్తే, నేను అన్నాను కదా! అంతకుముందు ఏందంటే, కాలేజీలో ఉన్నాను. కాలేజీలో ఉన్నప్పుడు ఏందంటే, నేను లేచేసరికి మా అమ్మ నాకన్నా ముందు లేచుంటది. సో, నేను ఆహ్, ఈ యొక్క క్యారేజుల్ క్యారేజీల పనులు లేకపోతే ఏ ఈ యొక్కా కాలేజ్ డ్రెస్సులు ఇయన్నీ కూడా, నాకు సెలెక్షన్స్ అంతా నేను చేయను. మా అమ్మ తీసిపెట్టేసి రెడీగా ఆడ పెట్టేసుంటే, నేను ఫ్రెష్ అయ్యి వచ్చి. ఏసేసుకొనొచ్చి అమ్మ నోట్లో ముద్దలు పెడతా ఉంటే తినేసి
అవును. ఓకె. ఓకె. అంటే, డ్రెసింగు కూడా మీరు మీ మదర్‌నే చూసి చేసుకుంటున్నారా అండి? స్టిల్ ఇప్పటికి కూడా?
అంటే ఇప్పుడు నేను సెలెక్ట్ జేసింది మా అమ్మకి నచ్చదు నేనేసుకుంటే. సో, ఇవన్నీ నాకొద్దు నువ్వు నువ్వు సెలెక్ట్ జేసి పెట్టేసేయి. నేను నీకు నచ్చింది ఏసుకుంటాను. పోతా ఉంటాను అని జెప్పి ఇలా ఫిక్స్ అయిపోయాను అన్నమాట. నాకు ఇప్పుడు అంతే గదండీ! ఈ ఎంత మనం పెద్దోళ్ళు అయినా కూడా అమ్మ, నాన్నలకి మనం జేసే పనులు కొన్ కొన్ని, కొన్ని నచ్చవు. నేనేందంటే కొద్దిగా స్టైల్‍గా ఏసుకుంటూ అలా ఉంటుంటాను. మా అమ్మోళ్ళకేందంటే ప్రొఫెషనల్‍గా ఉండాలి అని జెప్పి అలా చూస్తుంటారు. ఆ
<laughs> ఓకే. ఆ! ఓకే. అవును. అవును. హ్మ్, హ్మ్. అవును. హ్మ్. హ్మ్. ఓకే. వాళ్ళేం ప్రొఫెషనల్‌గా ఉండాలనుకుంటారు. మీరేమో జస్ట్ నార్మల్‍గా స్టైలిష్‍గా ఉండాలని జెప్పేసి చూస్తూ ఉంటారు.
సో, మా ఇద్దరికి మేము పెట్టుకున్న ఒక కాంట్రాక్ట్ డీల్ లాగా అన్నమాట. <chuckles> సో, సోమవా సోమవారం నుండి శుక్రవారం దాకా మీరు జెప్పినట్టు జేసుకుంటా. ఒక శనివారం మాత్రం నాకు నచ్చినట్టు నేను నేనెళ్తాను. ఒక్కరోజు నాకొదిలేయండి అని.
ఓకే. <giggles> ఓకే. ఆ! మరిక్కడ చూస్తున్నట్టయితే కంపల్సరీగా ఆహ్, ఒక రొటీన్ అనేది ఉంటుంది గదా! నైట్ టైమ్‌లో. సో, ఆ రొటీన్ ఏంటిది?
హ్మ్. హ్మ్. సో, ఇప్పుడు అదే గదండీ! అంతకుమన్ కాలేజీలో ఉన్నప్పుడు ఏందంటే అన్నీ మా అమ్మే మా అమ్మ వాళ్ళే జేసేవాళ్ళు. అలాగే రాత్రి వచ్చేసరికి గూడా ఇప్పుడు నేను సాయంత్రం 6 గంటలకల్లా వచ్చేస్తాను. ఇప్పుడు మనకు సాయంత్రం 6 నుండి అంటేనే ఇంక మనకు అది పీఎం లెక్క గదా! ఇంక నైట్ స్టార్ట్ అయ్యే ముందు ఆహ్, ఒక రొటీన్ అనేది ఉదయం ఎలాగో మనం 8 8, 9 గంటలకు ఆఫీస్‌కి ఎళ్తాము. రాత్రి కూడా అంతే 9 కల్లా మన డిన్నర్ కంప్లీట్ జేసుకొని స్లీప్‌లకి స్లీప్ మోడ్‌కి రెడీగా ఉండాలి మనం. సో, నేను యా ఈ 6 గంటల నుండి నా రొటీన్ అనేది ఎలా ఉండేదంటే 6 గంటలకి నేను కాలేజ్ నుండి ఒచ్చాక ఇంగ మళ్ళీ రెడీ అంటే స ఫ్రెష్‌అప్ అయ్యి ఇంకా ఇంట్లో ఉన్న, ఇంట్లో ఉన్న డ్రెస్ కోడ్ బట్టి ఇంట్లో క నాకు కంఫర్టబుల్‍గా నేను ఉండేవాణ్ణి. సో సెవెన్ టు ఎయిట్ ఏందంటే కాస్త ఆహ్, ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకుంటూ లేపోతే కాల్సు అంటే ఏవో ఒకటి వ కాలేజ్ ఫ్రెండ్స్‌తో వీళ్ళతో ఫోన్‌లు మాట్లాడుకుంటూ ఇలా జేసుకునేవాడిని. ఎయిట్ టు నైన్ వచ్చి వర్క్స్ చేసుకునేవాడిని. ఈ 1 అవర్‌లో ఏదైనా వర్క్ ఉంటే అది రాసుకుంటూ నేను మాక్సిమమ్‌గా ఏందన్
ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. అవును. అవును. అవును. అవును. స్టార్ట్ అయిపోత్ హ్మ్. అవును. <giggles> అవును. అవును. ఓకే. ఓకే. అవును. ఓకే. ఓకే. ఆహా! ఓకే.
ఆ! మ్యాగ్జ్
ఓకే. స్టూడెంట్ టైంలో ఉన్నప్పుడు. హ్మ్. చెప్పండి.
ఆ! స్టూడెంటు టైంలో ఉన్నప్పుడు మాక్సిమం నా వర్క్స్ అన్నీ, కాలేజీలో ఫినిష్ అవ్వడానికే చూసుకుంటా. అంటే రిటర్న్ వర్క్స్ ఆహ్, అవన్నీ కూడా. అంటే, మనకు ఎప్పుడన్నా కూడా మార్నింగ్‌లో ఏదైనా ఖాళీ లీజర్ పీరియడ్స్ అంటారు గదా! మనకు అప్పు అటువంటి సమయంలో గూడా, ఈ వర్క్స్ కంప్లీట్ చేశా. నాకు ఇంటి అసలు ఆహ్, ఒక మెయిన్ నేను అనుకునేది ఏంటంటే, మా ఇంట్లో వాళ్ళు నేను ఇంట్లో బుక్ పట్టుకోవడం చూడకూడదు అన్నట్టు ఫిక్స్ అయ్యేవాడిని నేను. <giggles>
హ్మ్. అవును. అవును. ఓకే. ఎందుకనండి అట్లా?
అంటే, ఏదో కష్టపడిపోతున్నాను, ఏదో చదివేస్తున్నాను అంటే, హోప్స్ ఎక్కువ పెట్టేసుకుంటారు కదా! తర్వాత. నాక్
అయ్యో! అవును నిజంగానే. నిజంగానే. అంటే చదువుతుంటే, ఏంటంటే అబ్బో! మా బిడ్డ ఎంత చక్కగా చదువుతున్నాడో అని చెప్పేసి అనుకుంటారు. <chuckles> హ్మ్. హ్మ్.
ఆ! నాకు అది నాకు అదంతా నచ్చేది కాదు. అంటే నచ్చేదే. అంతకుముందు నిజంగానే, ఆ విధంగా కష్టపడి చదువుకుంటూ చేస్తూ ఉండేవాడిని. వన్స్ కాలేజీలోకొచ్చాక మనకు తెలుసు మనం ఎంత చదివినా గూడా, ఆడ వచ్చే మార్కులు అయ్యేను. మనం బాగా రాసినా, బాగా రాకపోయినా, ఆ సెమ్ముల్లో పాస్ అవుతారు. కొన్నిసార్లు ఫెయిల్ చేసేస్తారు. ఇయన్నీ గూడా ఇంట్లో అసలు నేను చెప్పేవాడిని కాదు. సో, ఇలా నా నై నా నైట్ రొటీన్‌ని కానీ, 1 అవరు, ఇంకా వాళ్ళకి కొద్దిగా బాధగా ఉంటది కదా! రాత్రంతా మేలుకొని చదివే రోజుల నుండి ఆహ్, ఒక రోజుకి ఒక గంటే చదువుతున్నాడు అన్నట్టు వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ ఇచ్చేసి, ఆహ్, నేను కూడా అంటే మ్యాక్సిమం నా వర్క్సు ఒకవేళ మరీ హార్డ్‌గా సెమిస్టర్ ఎగ్జామ్‌లొస్తే తప్పితే గాని, అంటే అంటుంటారు గదా! నువ్వు ఏ రోజులో బుక్ పట్టుకున్నావు, ఎగ్జామ్ ముందు రోజు గాని, ను నువ్వు సరిగ్గా కూడా బుక్స్ పట్టుకొని చదవవు అన్నట్లు. <giggles> అలా కూడా చేసుకున్నాననమాట. సో, అలా చేసుకొని నిద్రపోయే ముందు మెయిన్‌గా.
నచ్చదు. హ్మ్. వస్తనే ఉంటాయి. అవును. అవును. ఓకే. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. ఓకే. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. ఓకే. మరి ఆ! మరి ఇదేం చేశారండి? మరి డ్యూటీకి డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత. సో, మరి మీ రొటీన్ ఎలా అండి చేంజ్ అయ్యింది? ఆ! ఓకె. ఆ! స్టడీ పరంగా ఏంటంటే అన్నీ మదర్ చేసి పెట్టేవాళ్ళు అంతా అయిపోయేది చక్కగా హ్యాపీగా ఉండేది. డ్యూటీ అంటేనే ఒత్తిడి కదా! పని భారం ఎక్కువ ఉంటుంది కదా! హెడ్ మీద. మరి మీ రొటీన్ కంటిన్యూ అయిందా? లేదంటే ఏమన్నా డ్రాప్ ఔట్ లాగా చేసేశారా?
హ్మ్. ఆ!
ఏంటి అసలా? ఏమైనా రొటీన్ అనేది పెట్టుకున్నారా మీరు?
ఆ ఖచ్చితంగా అండి. అంటే కాలేజీలో జాబ్ ఏమి రానిదే పరిస్థితిలో నేనే ఇంక బయటికెళ్ళి జాబ్ వెతుక్కున్న సిట్యుయేషన్‌కి వచ్చింది. తర్వాత జాబ్ జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయిన జాబ్‌కేందంటే రొటేషనల్ షిఫ్ట్స్ అన్నారు. ఆహ్, ఏముందిలే అంటే ఒక్కసారి పడిపోయనక ఏడ పడితే ఏముందిలే అన్నట్లు నేను ఇంకా రిస్క్ చేయాలి అనుకోలేదు. దీన్ని వద్దనుకొని ఇంకో దానికి వెళ్దామా? ఆహ్, ప్రస్తుతానికి
ఓకె. ఓకె. హ్మ్. హ్మ్. అదేలే. అవును. ముందు వచ్చిన జాబ్‌ని వదులుకోకుండా చేసుకోవాలి.
ఆ! ప్రస్తుతానికి ఉన్న అవకాశాన్ని వదులుకుంటే ఏమవుద్దులే అనుకోని మొదలుపెట్టేశాను. కానీ మొదలుపెట్టిన ఒక నెల రోజుల పాటు నాకు నైట్ షిఫ్టే ఉండింది. మాకు ట్రైనింగ్ నడుస్తూ ఉండింది
నిజంగా. అవును. హ్మ్. ఓహో! <giggles> మై గాడ్! నైట్ షిఫ్ట్ నెల రోజులా? హ్మ్. చాలా కష్టంగా అనిపించలేదా? మం నండి మరి?
ఆ! ఈ నెల రోజులు నైట్ షిఫ్ట్. స్టార్టింగ్‌లో ఉండిందండి. అంటే ఆహ్, అంతకుముందు ఒక 6 నెల్ల పాటు నాకొక అలవాటు ఉండింది. అంటే కాలేజ్‌లో మనకు ఫైనల్ ఇయర్‌కొస్తే కాలేజీకి పోవాల్సిన పని ఉండేది గాదు పెద్దగా. వారానికి 3 రోజులు పోతే చాలు అన్నట్లు ఉండేది. మిగిలిన 3 రోజులు రావాల్సిన రాబల్లేదు అని జెప్పి వోళ్ళే అనేశారు. నేనేందంటే ఇంట్లో ఎక్కువ అలవాటయిపోయి రాత్రి గూడా కాస్త 1:00 దాకా మేలుకునేలాగా కాస్త అలవాటు జేసుకున్నాను బాడీని.
అవును. అవును. హ్మ్. ఓకే. ఓహో! ఓకే. ఓకే. హ్మ్.
సో, నాకు ఈ 1:00 దాక కూడా ఆఫీస్‌లో ఇప్పుడు ఆఫీసు నైటు ఎలా అంటే నాకుండేది ఆహ్, నేను ఈవినింగ్ సిక్స్‌కల్లా రెడీ అయ్యేసి యెళ్ళిపోయేవాడిని ఆఫీస్‌కి వెళ్ళిపోతే మాకు 6:30కి స్టార్ట్ అవుతదన్నమాట. ఇంక సిక్స్ థర్టీ నుండి ఆహ్, 1:00 దాకా అంటే ఈ ఒక డిన్నర్ టైమ్ ఉంటది గదా!
ఓకే. హ్మ్. అవును. అవును.
డిన్నర్ టైమ్ ఇదంతా జేసుకొని 1 దాకా బాగా ఆహ్, కాన్సంట్రేట్ రెడీ అన్నట్లు ఉండేవాడిని. 1 అయితే చాలు అబ్బా! ఇంక నా వల్ల కాదురా, యెళ్ళిపోదామా అన్నట్లు అనిపించేది. ఇంక చిన్నగా 2:30 అయితే
ఆ! అంతే గదా <giggles> మరి! అంటే అప్పడి వరకే గదా! మీకు అలవాటయ్యుంది. హ్మ్. హ్మ్. ఆ! చెప్పండి.
ఆ! 2:30 అయితే చాలు ఇంక నాకు తూగొచ్చేస్తా ఉండేది నిద్రమత్తులో. <giggles> నిద్రపోదామా, నిద్రపోదామా అన్నట్లుండేది.
<laughs> ఆహ్, కాదు. మీకోటి దెలుసా? అప్పడి వరకు మనం బానే ఉంటామండి. మనకి ఇంక అదొక టైమింగ్ అన్నమాట. 2 నుంచి ఆహ్, మనకి 6 మధ్యలో ఫుల్లుగా నిద్ర పట్టిద్ది.
హ్మ్. అవును. మీరు గమనించ్చారొ, ఎంతమంది మేల్కొన్నా గాని మేము ఎంత సేపన్నా మేల్కొంటామంటే, కానీ 2 నుండి లేకపోతే ఆహ్, ఇంకా 3 నుండి ఆహ్, 6 లోపల అంటే, 5 లోపల, ఈ మధ్యలో మాత్రం ఖచ్చితంగా నిద్రొస్తాది.
హ్మ్. హ్మ్. అవును నిజంగానే. నిజంగానే అండి.
ఎంత మేలుకోవాలనుకున్నా, ఆ ఒక్క 3 గంటలు, 2 గంటలు ఖచ్చితంగా నిద్రొచ్చే టైమింగ్ అది మాత్రం. ఆ టైయాన ఎంత మేలుకోవాలన్నా గూడా అదేదో, ఇంక ఈ ఏదో ఒత్తిడంతా మన మీదే ఉంది. మనకేదో పెద్ద, పెద్ద బాధ్యతలున్నాయి. మనం లేకపోతే ఏం కాదు, అన్నట్లు అలాంటి వాళ్ళకి తప్పితే గాని, ఇంక ఎవ్వరైనా గూడా ఇంక నిద్ర బోవాల్సిందే. అంటే, అంత కష్టం ఉంటే గాని ఆ నిద్రను ఆపలేరోళ్ళు. ఫోర్స్‌ఫు‌ల్‌గా ఆపుతారు. వాళ్ళకీ నిద్రొస్తుంటది. కానీ ఆపుకొని, వాళ్ళు చేయాల్సిన పనులు చేసుకోవాల. వాళ్ళకి ఆ విధంగా ఉంటది సిట్యుయేషను.
హ్మ్. నిజంగానే. అవును. అవును. హ్మ్. హ్మ్. అవును. మరీ ఇప్పుడూ మనకీ <smacks lips> రొటీన్‌లాగా టీవీనో లేదంటే, ఫోనో యూజ్ చేస్తూ ఉంటాం గదా! సో, మీరు ఎంతసేపు, మీ డైలీ లైఫ్‍లో ఈ ఫోన్‌ని యూజ్ చేయడం గానివ్వండి లేదంటే, ఫ్యామిలీతో కలిసి టీవీ చూడటము, ఇలాంటివి ఎంతసేపు చేస్తూ ఉంటారు? లేదా, ఒక రొటీన్‌లాగే లైఫ్‌లో ఇదీ మారిపోయిందా లేదా హ్మ్. చెప్పండి.
అవును. అవును. ఆ! ఇది జాబ్‌కి ముందు వరకు ఫోన్ భయంకరంగా వాడేవాడిని. రాత్రంతా రీల్స్ జూస్తూ, ఇలా జూస్తూ బాగా ఆ విధంగా అలవాటయిపోయింది. తర్వాత ఏందంటే, ఇంకా ఫోన్ ఆపాలి రాత్రిపూట అని చెప్పి రాత్రీ 9 కల్లా ఫోన్‌నూ ఇంక నాకు ఫోన్‌తో ఏవి అంటే ప్రతి పనిని అంటే ఏదన్నా ఇంటర్నెట్‍లో నేను జేయాల్సిన ఆహ్, కాలేజీకి ప్రాజెక్ట్ వర్క్సు ఇలాంటివి మాకు ఫోర్త్ ఆహ్, ఫోర్త్ ఇయర్‍ల అందరికుంటాయి. అంటే డిగ్రీ గావచ్చు. ఎవరికైనా గూడా ఆహ్, ఫైనల్ ఇయర్‌లో ఏందంటే, ఒక టాస్క్‌లాగా ఉంటాదది. సో, నేను గూడా ఏందంటే బిఫోరు, బిఫోర్ 9 కల్లా అంతకుముందేంటంటే బాగా ఆహ్, స్ట్రెస్సు లోడు మీరన్నట్లు తల మీద భారం యేసేసుకొని, అంతా జేసుకుంటూ రాత్రి, పగలు లేకుండా చేసేవాడిని. ఎందుకంటే మా టీమలా ఉండేది. ఎవరు కూడా ఆహ్, ఒక బాధ్యత పైన యేసుకోలేకపోయారు. ఇంక నా మీద అంతా యేసుకొని నేను జేస్తా ఉండేవాడిని. తర్వాత అర్థమైందేంటంటే
ఓకే. ఆ! హ్మ్. అవును. హ్మ్, హ్మ్. అవును. అవును, అవును. ఓకే. మరి ఎందుకని అట్లా? ఎవరైనా మనకి కొంచెం హెల్ప్ చేస్తే, సపోర్టివ్‌గా ఉంటే మనకు ఆ పనివారం తగ్గుతుంది కదా! మరి మీరెప్పుడు అడగటానికి చూడలేదా మరి వాళ్ళని?
అదే అడిగాను. అడిగితే మాకు రాదు, మాకు రాదు అంటుంటే ఇంక నేనేం చేసాను. సరే నాకు రాదు. నే నేను వదిలేస్తాను. ఆహ్, నేనే నేనేందంటే నేను పర్సనల్‌గా ఒకటి జేసేసుకొని పక్కన పెట్టుకొని ఉంటాను. ఒకవేళ మీతో గాని వచ్చేటప్పుడు ఫెయిల్ అయితే, నేను నాది నేను చూపించుకొని నేను నేను జేసుకున్నానని జెప్తా. అడిగితే ఇదే జెప్తాను రాదు అన్నారు దానికి నన్నేం జేయమంటారు, నేర్చుకోవాలి అనే
ఆ! అయయ్యో! హ్మ్. ఓకె. అంతే గదా మరి. అదే గదా! రాదు అంటే ఎలా? ఒక్కసారి జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత, నేర్చుకోవాలి గదా దండి. నేర్చుకుంటే, ఒకటికి 10 సార్లు నేర్చుకుంటే 10 సార్లు ఫెయిల్ అయినా సరే పదకొండో సారి సక్సెస్ అవుతావేమో ఎవరికి తెలుసు?
అదే. అంతే గదా! ఇక రాదు అని జెప్పి నువ్వు ఫిక్స్ అయిపోతే ఎట్లా? మినిమమ్ అంటే, ఒక్కసారి, అరే! వారానికి ఒక పని గాదు మీరు నెలకొకసారి గాని నాకు ఫోన్ జేసి ఏం జరగుతుంది, ఎట్ట జరగుతుంది అనక్కుండా పూర్తిగా మీ పాటికి మీరు మర్చిపోయి, ఏదో మీకు సమ్మర్ హాలిడేస్ ఇచ్చినట్టు ఎంజాయ్ జేస్తున్నారు గదా! ప్రాజెక్ట్‌కి ప్రాజెక్ట్ వర్క్ కోసం లీవ్ ఇస్తే మనకు. అసలు ఎవరూ పట్టించుకోకుండా ఈ విధంగా ఉంటే, ఎట్టా అని జెప్పి నేను వదిలేసాను. అంటే, నేను నాకు నేను పర్సనల్‌గా ఒకటి జేసేసుకొని, ఇంకా ఈ ప్రాజెక్ట్ వరకు వదిలేసుకొని ఇంకా నేను గూడా నా నైట్ రొటీన్ నేనెందుకూ పొ పోగొట్టుకోవాలని జెప్పి, నై 9 గంటలకు ఫోన్ పక్కన పడేసి, ఇంక 9 నుండి నిద్రబోడానికి ఒకా బుక్ జదువుకునేవాడిని. అంటే, నేను జేసిన ప్రాజెక్టు దాని మీద దాని మీద ఇంప్లిమెంటేషన్ జేసుకునే వర్క్స్ ఇవన్నీ గూడా లైబ్రరీలో తెచ్చుకున్నానన్నమాట. నా ప్రాజెక్ట్ రిలేటెడ్ బుక్ ఒకటి.
హ్మ్. హ్మ్. హ్మ్ అవును. మంచి పని. ఓకె. ఓహో! ఓకె. ఆహా! ఓకె, ఓకె. నిజంగా. వెరీ గుడ్ అండీ.
సో, దాన్ని జ దాన్ని జదువుకుంటూ ఇం కరెక్ట్‌గా 10 కల్లా నిద్రబోయి, ఇంకా మళ్ళీ మార్నింగ్ లేచి ఇంక నా పనులు అంటే, నైట్ పర్ఫెక్ట్‌గా ఈ నైట్ బాలన్స్ చేసుకుంటే మనకు మార్నింగు లే లేవంగానే ఫ్రెష్‌గా ఫీల్ అవుతామన్నట్లు ఉండింది. ఇదంతా కాలేజ్‌లో.
హ్మ్. అవును, అవును. నిజంగానే. మనం నైట్ ఎంత చక్కగా నిద్రబోతామో, మార్నింగ్ అంత ఫ్రెష్‌గా కనిపిస్తాం మన ఫేస్‌లో. నిజంగా.
ఆ! ఇదంతా కాలేజీలో బానే ఉండింది. తర్వాత మళ్ళీ జాబ్‌లుకొచ్చేసరికీ, ఆ నైట్ అనేది నాకు ఒక నైట్ మేర్‌లాగైపోయింది. <chuckles>
హ్మ్. మొత్తం. <laughs> నైట్‌మెరేన అండి? అయ్యో! అయ్యో! ఆ!
క్వైట్ ఆపోజిట్ అయిపోయి ఆహ్, ఎ ఎక్కువ రోజులు కూడా పని చేయలేకపోయాను. ఎందుకంటే, ఫుడ్డు విషయంలోనూ హాస్టల్ జాయిన్ అయ్యేవాడిని. మాకు నైట్ ఫుడ్ జేసేవాళ్ళు గాదు. ఈ ఆఫ్టర్నూన్ ఫుడ్డు నైటుకి పోయే లోపల చెడిపోతూ, అది తినలేక తింటూ కొన్ని సందర్భాల్లో బయట పోయి కొంటే అదేమో వాళ్ళు చేసే ప్రిపరేషన్‍లో మేకింగులు జూస్తే ఇష్టం లేకుండా ఉంటూ, ఇంకా ఈ సరిగ్గా నా నైట్ రొటీన్ అనేది చాలా వరకు డిస్టర్బ్ అయిపోయింది. ఇంక మళ్ళీ రికవర్ అయ్యేదానికి ఇంకా జాబ్ అది మానేసి, మళ్ళీ డే షిఫ్ట్ జాబ్ ఇంగోటి జూసుకొని జేసుకునేసరికి నాకు చాలా వరకూ ఆహ్, ఒకా నా ఒక లైఫ్‌స్టైల్‌లో చాలా డిఫరెన్సెస్ వచ్చాయి. ఒకప్పుడు ఎంత బాగా రెస్ట్ మోడ్‍లో ఆహ్, బాగా ప్రిపరేషన్‍లో ఇలా ఉంటూ ఆహ్, మార్నింగ్ అయ్యేసరికి రిఫ్రెషింగ్ టైప్‌లో ఇలా ఉండే ఒక డే నుండి ఒక నైట్‌ ఒక నైట్ షిఫ్ట్ జాబ్ జేసి, దానివల్ల మళ్ళీ రికవర్ అయ్యే స్టేజ్‌లోకెళ్ళాను నేను. అంటే దానివల్ల అంత డ్యామేజ్ అయిపోయింది నాకు. మళ్ళీ రికవరీ నన్ను నేను రికవరీ చేసుకుంటూ, ఆహ్, మ అంటే ఈ మెడిటేషన్లు, వ్యాయామాలు ఇయన్నీ జేసుకుంటూ బాడీని మళ్ళీ ఆహ్, రీచార్జ్ జేసుకుంటున్నా. ఆ! రీచార్జ్ జేసుకునేటట్టు.
ఓకె. హ్మ్, హ్మ్. ఓకె. ఓకె. నిజంగానే కదా! హ్మ్. హ్మ్. ఓకె. నిజంగా. నిజంగానే అవును. హ్మ్. ఓకె. మీరు ఇవి కూడా జేస్తూ ఉంటారా? ఇది నిజంగా చాలా మంచి విషయమండి. ఆహ్, చెప్పండి, చెప్పండి.
నా బాడీని నేను రీచార్జ్ జేసుకుంటూ, ఈ ఒక్క హార్మోన్స్‌ని మళ్ళీ కరెక్ట్‌గా అంటే ఇంబాలెన్స్ అయిపోయీ ఆహ్, నాకు పూర్తిగా ఈ ఒక హాస్పిటల్‌కి గూడా వెళ్ళిన సిట్యుయేషన్ వచ్చింది నాకు. తర్వాత వీటినన్నిటిని మెడిసిను, ఆ న్యాచురల్‌గా ఈ ఒక్క మెడిటేషను ఒక టైమింగ్ అనేది ప్రాపర్‌గా మెయింటైన్ జేసుకుంటూ రాత్రికి, పగలికి ఉన్న డిఫరెన్సెస్ ఎట్టుంటాయొ, అలాగ మళ్ళీ నా నా ఒక లైఫ్ స్టైల్‌లోను రెండిటికి ఇవ్వాల్సిన ఒక ప్రయారిటీ ఇచ్చుకుంటూ, నన్ను నేను చిన్నగా మార్పు చేసుకుంటూ ఈ ఒ నన్నూ బాడీ రికవర్ జేసుకున్నాను. అలాగే, నా ఒక ప్రొఫెషనల్ వర్క్ కూడా, ఇప్పుడు కరెక్ట్‌గా ఉంది.
ఓకె. వామ్మొ! హుహు. హ్మ్, హ్మ్. ఆ! అవును. మీరు రికవర్ చేసుకున్నారు. అవును కరెక్ట్‌గా ఉంది. నిజంగా అండి. <smacks lips> చాలా చక్కగా వివరించారనమాట. అంటే, మీ ప్రొఫెషనల్‌గా అండ్ మీ కాలేజీ పరంగా, రెండిటి గురించి అయితే ఆహ్, చాలా విషయాలైతే పంచుకున్నారనమాట మాతో. అండ్ మీతో మాట్లాడడం నాకైతే చాలా సంతోషంగా ఉంది. కలిసి మళ్ళీ తప్పకుండా మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.
ధన్యవాదాలండి.